అదే కదండసలు. ఇంకా మూలికలు ఇయన్నీ రకరకాలయన్నీ కొనుక్కొని, ఇయన్నీ మొత్తాన్ని బ్యాగులో పెట్టుకొని మళ్ళీ స్టార్టయ్యేవోడిని అక్కడి నించి నెమ్మదగా. దారిలో ఒక చిన్న హోటల్ కనిపించిందండి. అడుగితే అక్కడ ఫుడ్డు బావుంటదని చెప్తే అక్కడికెళ్ళామండి. అక్కడ నిజంగా తిన్నావండీ, బిర్యానీ ఉంది. ఒకలాగా బిర్యానీ చేసారండి. మరదీ ఏం బిర్యానో గూడా తెలీదు. అహా! చికెను బిర్యానీయే అంటే, వేరే వెరైటీగా చేసారనమాట కొత్తగా. అంటే, మనం ఎప్పుడు డైలీ చూసినట్టు లేదు గానీ, కొత్తగా ఉందక్కడ డిఫరెంట్‌గా. తిన్నావండీ అసలూ ఆహ్, స్పైసీగా, టేస్టీగానసలూ భల్లే ఉందండి నిజంగసలు. మర్చిపోనండి ఇప్పడికి కూడా. ఎప్పడికీ మర్చిపోలే. ఇంక ఎప్పుడన్నా ఒస్తే మళ్ళీ తినాలనిపిచ్చేలా ఉందండక్కడ. తినగానే వెంటనే మళ్ళీ ఏంటంటే అండి, బయలుదేరావండి. బయలుదేరి నెమ్మదిగా వెళ్తా ఉన్నాం. మధ్యలో వెళ్తుండగా ఒకా కొండ కనిపిచ్చిందండి. ఆ కొండ దగ్గరేంటంటే, ఆ పైన నించి చూస్తే మొత్తవంతా అడవీ, కింద గ్రామం, మొత్తవంతా కనబడతందండి. ఆ కొండ పైన నించి. చూసుకోండి ఇంకే ఇంకుందండింకా, మో మ చల్లటి గాలి మొహం మీద తగులుతుంది. అసలు భలే ఆనందవేసిందండి చెప్పాలంటే. ఇంకా మేము చెప్పాను గదండీ మద్యలో
ఆహా! ఓకే. ఆహా! అంటే, ఆ కొండలో మలుపులు, మలుపులు అలాంటివుంటాయి గదా! కర్వ్స్ అంటాం గద మనం...
ఆ! కర్వదే, ఘాట్ ఘాట్ రోడ్‌లో ఉంటది గదా! <giggles> బావుందండి. అంటే, బండి మీద జర్నీ గదా! కారు మీదెళ్తే ఏదో మనం సినిమా చూసినట్టనిపిత్తది గానీ, అంతా ఏదో ట్రావ్ ఆహ్, అదే ట్రావెల్ జేసినట్టనిపిచ్చదండి. అదే బండి మీద మనం నడుపుకుంటూ యెళ్తన్నప్పుడు మాత్రం అసలుంటదండి నిజంగా సూపరుంటదండి, ఆ ఘాట్ రోడ్‌లో అలా నెమ్మదిగుంచుకుంటూ.
అవి ఎక్కినప్పుడు ఎలా ఫీలయ్యారు మీరు? అవును. ఇంకో అంటే, కొండలూ ఎక్కేటప్పుడు, ఎత్తైన ప్రదేశానికీ మనవెళ్తున్నప్పుడు చెవులు మూసుకోడము, అలాంటివి జరుగుతాయంటారు. నిజమేనా అది?
ఆ! చెవులు మూసుకోడం అలాంటియేవుండదండి. ఆల్రెడీ హెల్మెట్లు ఇయన్నీ రెడీగా యెట్టుకుంటా ఉంటాం గదండీ. ఆ!
ఆ! ఉంటాయి. ఆ! ఓకే. అంటే, మీరు హెల్మెట్, అవి పెట్టుకున్నారు గాబట్టి, మీరంత గమనించలేదు, కానీ మనం కొ కొద్దిగా ఎత్తైన ప్రదేశాల్లో వెళ్తున్నప్పుడు ఎంత పైకి మెట్లు అంటే, ఎక్కుతుంటాం గదా కొండలు అలాంటివి. అప్పుడు మనకి కొద్దిగా చెవుల దగ్గ చెవులు ఇదవుతాయని అంటారు.
అదే అండి. అవునండి. అవునండి. ఓకే. అంటే, గాలెల్లిపోడం ఎలాగా? పట్టే ఒకసారి పట్టేసినట్టువుతుంటది అలాగా అండి?
ఏహ్! నేను విన్నానదీ.
ఓకే. ఓకే. సరే, సరే అండి. అలా జరిగే మేము అయితే హెల్మెట్లు పెట్టుకున్నావండి. పర్లేదు మాకలాగేవనిపిచ్చలేదు. బానే
హుహు. అదే. అదే. మీరు ముందే భద్రత అది తీసుకున్నారు గాబట్టీ, మీకేం ప్రభావం చూపీలేదు.
అదే కదండీ.